ఓకే. అయితే సంక్రాంతంటే ఇప్పుడు బయట ఎంజాయ్ చేసేది అయన్నీ వదిలేస్తే, మీ ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటుంది సంక్రాంతికి?
ఆ! హ్మ్. మా ఇంట్లో చెప్పుకోవాలంటే ఆహ్, మా నాన్నగారు కూడా వ్యవసాయం చేస్తారన్నమాట, ఇంకా ఆ! మకూడా ఇంకా పం పంటోచ్చేసరికి కొంచెం ఆనందంగా ఉంటాం. అండ్ అలాగే చుట్టాల్ని అందరిని పిలిసి మేము అందంగా, మంచిగా ఫుడ్స్ వండుకొని మేము ఎంజాయ్ చేస్తామనమాట.
అవునా! ఓకే. ఆహా! ఓకే.
ఆ! టైమ్‌కి. ఆ!
ఇంకా ఇంకా ఏమేమి ఆహ్, ఎంజాయ్మెంట్స్ అంటే ఎలా ఉంటాయి మీకు?
ఆ! ఇంకాంటే ఇక్కడ మాకు చెప్పుకోవాలంటే రెండో రోజు నైట్ ఒక పెద్ద పార్కుంటదన్నమాట. ఆ పెద్ద పార్కు‌లో ఒక ఈవెంట్‌లా కండక్ట్ చేస్తారు. అంటే మొత్తం సెలబ్రిటీసొచ్చి, ఆ! అక్కడ మేము ఆ! జబర్దస్త్ సెలబ్రిటీస్ అండ్ కొంచెం ఫేమస్ సెలబ్రిటీస్ కూడా వస్తారనమాట. అదొక పెద్ద ఈవెంట్ అనే చెప్పుకోవచ్చు. అక్కడ కూడా చాలా క్రౌడ్ అనేది పుల్ అవుతారన్నమాట. మేము మాక్సిమం అండ్
ఓకే. అవునా? ఓహో! ఓకే. ఓకే. ఏం చేస్తారు? ఆ! ఈవెంట్‌లో?
ఈవెంట్స్ అంటే మ్యాజిక్ షోస్ అన్నీ డ్యాన్సు, సింగింగు మొత్తం అన్నీ అక్కడ ఉంటాయనమాట, అయి ఆ! అయితే అది కొంచెం మిడ్ లైట్ మిడ్ నైట్‌లో జరుగుతది. ఇక్కడ ఏంటంటే మాకు మిడ్ నైట్ అయ్యేసరికి ఇంట్లో ఎళ్ళనివ్వరనమాట, ''ఆ! ఇప్పుడేమెళ్తావు. నైట్ అయిపేంది కదా'' అనెళ్ళనివ్వరు. అయినా మేము డేర్ చేసి ఎలా అయినా <smacks lips> ఈ పండుగ ఇప్పుడే ఎంజాయ్ చేసేయాలిరా
ఓహో! ఎంటర్టైన్మెంట్ కింద. ఆ! ఓకే. ఆహా! ఎలా ఏళ్తారండి? మరి ఇంట్లో ఎల్లనివ్వకపోతే?
ఆ! గోలు దూకే గట్టేళ్ళిపోతామండి. <chuckles>
అయ్యో! గోళ్ళు దూకే ఏళ్ళిపోతారా!
ఆ! <smacks lips> అంటే ఇప్పుడు మనకి ఇంకా ఆ రోజు మళ్ళీ రాదు కదా! ఇంకా ఆ ఇయర్ అయిపోయిందంటే, ఇంకా మనకి ఎవరు, ఎక్కడ కలవం. ఇంకా ఇంట్లో ఏంటంటే వాళ్ళకి కొంచెం భయమా <smacks lips> అంటే బయటికేళ్ళకూడదు అనే కొన్ని ఏయ్యో చెప్తారు కదా! ఆ! హ్మ్, హ్మ్, హ్మ్. కానీ మనకొచ్చేసరికి నైట్ ఫ్రెండ్స్‌తో తిరగాలి, ఆహ్, మళ్ళీ కొన్ని రోజులు ఇంటి దగ్గరుంటాం అనేదోకటి చేయాలి అని మనం ఏళ్ళిపోతామన్నమాట.
అవును, నిజమే. అవును. ఆ! ఉంటాయి. నైట్ టైమ్ కదా! ఎందుకు పాడైపోతారు పిల్లలని. ఓకే. అవును. అవును.
అండ్ ఇంకా మేము ఆ 3 రోజులు అండ్ మెయిన్‌గా సంక్రాంతి రోజైతే చాలా అంటే బావుంటదండి.
ఓకే. అయితే కనుమ రోజు మొత్తం ఇంకా నాన్ వెజ్ ఫుల్‌గా అంటే క సంక్రాంతికినూనూ ఆహ్, ఆహ్, భోగి రోజున తినన్నంటారు కదా! కనుమ రోజు ఇంకా మరి మీరు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారా?
ఆ! ఆ! ఆ! ఫుల్ ఆ! ఫుల్లుగాండి. అంటే మేము కూడా పొద్దున్నే అదే కోడిని కోచుకొని నైవేద్యం పెట్టుకుంటాం అంటారు కదా! సేమ్ ఆ టైప్‌లోనే అమ్మవారికి చేసుకొని నైవేద్యం పెట్టుకొని ఆ రోజు ఫుల్‌గా తినేయడమే నాన్ వేజ్.
అవునండి అవును. అవునా? అవునా? అయితే మరి ఈ పందెం కోడ్లు కూడా వస్తూ ఉంటాయా మరి మీ ఇంటికి? మీరు మీరు నిజంగా కోడిని పెంచి పందెం కాసార ఎప్పుడైనా?
ఆ!